చాలా మందికీ తమ ఫోన్‌లతో వాళ్ళ చేతుల్లో లేకపోతే పక్కనా ఏదో కోల్పోయిన విధంగా అనిపిస్తది. అంటే, చేతిలో <chuckles> వాస్తవంగ చెప్పాలంటే పక్కన పెళ్ళాం ఉన్నా లేకపోయినా గానీ, బ‌తుకుతారేమో గానీ చేతిల్లో ఫోనుల్లేకపోతే బ‌తకలేని పరిస్థితనమాట. అలాంటిదీ మీ ఫోన్ వల్లా మీ సంబంధాలనేదీ ఎలా మారినియి?
ఖచ్చితంగా. ఖచ్చితంగా. అంటే, మీరన్నట్లు మనా బాడీలో ఒక పార్ట్ లాగా ఫోనైపోయింది. అండ్ ఈవెన్ మన బాడీలో ఏదన్న పార్ట్ లేకపోతే బతికేయచ్చులే అనుకుంటాం గానీ, ఫోన్ లేకపోతే మాత్రం బతకలేనీ సమాజం స్థితిలోకి ఎ‌ళ్ళిపోయాం ఇప్పుడు పూర్తిగా మనం. అండ్ నా వ్యక్తిగతంగా అసలు నాకు నా జీవితంలో ఫోన్ నాకు పెనుమార్పులే చేసింది అని చెప్పీ చెప్తాను నేనైతే మరీ ముఖ్యంగా.
వాస్తవంగ అండి. అలానే అయిపోయింది మొత్తం అంతా‌ కూడాను. అనుకున్నరా? పెనుమార్పులూ, ప్రకంపనలు ఎందుకొచ్చినియి అని అంటారు అంత సేటు?
అంటే ఆహ్, ఫోన్ లేకుండా కనీసం ఒక 1 అవర్ కూడా లేని పరిస్థితి అయిపోతుంది. అంటే ఇప్పుడెలా అంటే కాలేజ్‌కి బోయిన సందర్భాల్లో అంటే కాలేజ్‌కి పొయ్ ఫోన్‌లు ఎత్తుకొనొచ్చే‌స్తే అయిపోయేది. అంటే బ్యాన్ అని చెప్పినా కూడా
అవునా? అసలా ఆహ్, అసలు నువ్వు ఏ టైమ్‌లో ఫోన్‌లనేది వాడటం మొదలు పెట్టావు నువ్వు అసలకి?
అస్సలు నేను ఫోను మొదటిసారీ మనకి చిన్నప్పుడొక నోకియా ఫోన్సుంటాయి గదా! ఆ ఫోన్‌ని నేను వా
ఏదీ? ఆహ్, చిన్నది అదే కీప్యాడ్ ఫోనా? టచ్చు స్కిన్ మొదలుబెట్టావా నువ్వు చిన్నప్పటినుంచీ?
కీప్యాడ్ ఫోను. లేదు. కీప్యాడ్ ఫోన్ నుండే, నా ఒక ఫోన్ జీవితం గూడా మొదలైందా దాంతో పాటు నాకు. ఒక కీప్యాడ్ ఫో అంటే మా నాన్న కొత్త ఫోను కొంటుంటే, పాత ఫోను మా అమ్మకిచ్చేవోడు. తర్వాత ఒక 2 ఫోన్
గట్లనా? ఏ వయసదీ?
ఆహ్, ఫిఫ్త్ క్లాసనుకోవచ్చు.
ఫిఫ్త్ క్లాస్ నుంచే ఫోను వాడావనంటే, ఆహా! మామూలుగా లేదు.
అంటే, నేనడగలేదు, వాళ్ళు స్పేరుగా వచ్చేదాని నేను వాడేసుకుంటా ఉండేననమాట.
అంతేలే, అంతేలే ఇంక. అంటే, ఇంక ఫోనింట్లో ఉంది గదా! దాన్ని నువ్వు దేనికి‌లే ఖాళీగా ఉంచడం, అని జెప్పేసని నువ్వు వాడేశావు.
ఒక సిమ్ అడిగానయితే మా అంటే, ఒక సిమ్ము మాత్రం అడిగాను, "నాన్న నాకు ఒక సిమ్ము దీసివ్వూ, నీ పేరు మీదొకటి." అని జెప్పి. మా నాన్న తెచ్చిచ్చేసాడు.
అదే గదా! నీ పేరు మీదైతే ఇవ్వరు, నువ్వు ఐదో తరగతే గదిప్పుడు చదువుతుంది. అందుకని జెప్పేసి.
కానీ, ఆ నేను గూడా తెచ్చేసుకున్నాను దెలుసా! అది కూడా ఒక విషయం ఉంది. చెప్తాను అది గూడా మీకు.
అవునా! ఓకే ఓకే. ఆ!
మైనర్‌గా ఉండే, ఫోన్ సిమ్మోచ్చింది నాక అదిప్పుడికీ నాకాశ్చర్యం, ఎలా వచ్చిందా! ఏందనేది తెలీదు. <giggles> వాయనెట్టిచ్చాడో! ఆయనెలా ఇచ్చాడో ఏమో! ఆహ్, అప్పుడు నుండి నాకు ఫోననేదీ స్టార్టయింది. అప్పుడు ఫోనొక్కసారి చేతిలో బట్టుకున్నానో లేదో, ఇప్పటికి కూడా దాన్ని వదల్లేకబోతన్నాను, ఏ సిట్యుయేషన్‌లో గూడా. అంటే ఒగ్గే ఒక ఇరవై నాలుగ్ హ్మ్.
అదీ ఆశ్చర్యం. ఓకే. అదే గదా! ఒకసారీ టైమనేది జూసుకోవాల్సింది, నువ్వే టైంలో బట్టుకున్నావ్ అనేది?
ఆ! అనుకోవాల్సింది. ఏ ముహూర్తం గాని, ముహూర్తాన్ని పట్టుకున్నానో <chuckles> ఏమో, ఒక 24 గంటలు గాని ఇప్పుడు ఫోన్ లేకుండా బతకలేకపోతున్నాను అసలకి.
అదే కదా! 24 గంటలే ఉండేది రోజులో, 24 గంటలు చేతిలో ఫోన్ ఉంటుందా నీకు?
ఆహ్, 24 గంటలు అంటే, ఎప్పుడు నా పక్కనే ఉంటది. చేతిలో ఉండదు కానీ, నా పక్కనే ఉంటది. 24 గంటలు నా ఫోన్, నా పక్కనే ఉంటది.
పక్కనే ఉంది. ఓకె. <laughs>
ఒక డిస్ట్ ఒక డిస్టెన్స్ మెయింటెయిన్ అంతే. ఒకా చెయ్యి అంత పొడుగు డిస్టెన్స్‌లో ఎప్పుడు ఉంటది. నా ఫోన్ నాతోనే ఉంటది. అంతే.
ఎప్పుడూ ఉంటది. ఎవరైనా పట్టుకుంటే ఆ ఫోన్ అనేది నీకు ఎలా ఉంటది, నీ రియాక్షన్ అనేది? నీ పర్సనల్ ఫోన్‌ని పట్టుకుంటే ఎవరైనా?
<chuckles> తెలీ తెలియకు అంటే ఎవరన్నా తెలియకుండా మనల్ని ముట్టుకుంటే, ఎలాగైతే ఒక శివర్, ఒక భయం వస్తదో, సడెన్‌గా. అలాగ అయిపోద్ది నా ఫోన్‌ని ఎవరైనా పట్టుకుంటే, నాకు వణుకు స్టార్ట్ అవుద్ది. <chuckles>
అదేనా? నీ అసలు ఎవరో దేనికి, మీ నాన్నే నీ ఫోన్ పట్టుకొని మొత్తం చెక్ చేస్తా ఉన్నారు, ఎలా ఉంటది? <laughs>
మనకు సాధారణంగా ఫోన్‌లో కొన్ని యాప్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఏమన్నా మన ప్రైవేట్ ఫోటోలు అంటే ఫ్రెండ్స్‌తో దిగినటివి, లేకపోతే కాలేజీలో ఉన్నప్పుడు మన బెస్టీసు లేదా ఆహ్, ఒక లవ్ అట్ ఫస్ట్ సైట్ ఉన్నప్పుడు అలాంటి ఆహ్, అమ్మాయితో ఎప్పుడన్నా ఫోటో దిగినప్పుడు. ఇవన్నీ కూడా పబ్లిక్ ఆల్బమ్స్‌లో పెట్టలేం మనం. సో, నేనేం చేసేవాడిని అంటే, ఈ ఒక మన కాలె ఆహ్, క్యాలెండర్, క్యాలిక్యులేటర్‌లాంటి ఒక లాక్ సిస్టమ్ యాప్స్ ఉండేవి.
<chuckles> అదే కదా! అంతేగా మరి. యాప్ అనేది డౌన్‌లోడ్ చేసి, దాంట్లో తోసేసావ్ అన్నమాట, వాల్ట్‌లో.
దాంట్లో చూసేసేవాడిని. నాకిక్కడ మరీ ఒక ఘోరం ఏందంటే? ఫోను ఎక్కువగా నా చేతుల్లోనే ఉండేది. మా ఫ్రెండ్స్ దగ్గర ఉండేది కాదు. అంటే వాళ్ళకు ఫోన్స్ వాడేవాళ్ళు కాదు ఎక్కువగా. వాళ్ళు చేసే ఘోరాలన్నీ గూడా నా ఫోనులోనే ఉంటాయన్నమాట. అంటే, వాళ్ళు గూడా వాళ్ళ బయట జరిగినప్పుడు అంతా ఫోన్ నేను అందరికీ అంటే, నా ఫ్రెండ్స్‌కి తప్పితే నా ఫోన్ ఎవరికీ ఇవ్వను. అంటే, నా చరిత్ర అంతా తెలిసింది వాళ్ళకే. సో, వాళ్ళ దగ్గర ఓపెన్‌గా ఉంటాననమాట. <chuckles>
ఓకే. ఓకే. అర్థమైంది. అవునా! చక్కగా ఉంది. ఇక్కడ ఒక చిన్నది అంటే, ఇందాకడ లవ్ ఎట్ ఫస్ట్ సైటు, అమ్మాయిలతో దిగిన ఫోటో‌లు, అవన్నీ కూడాను. ఒక వాల్ట్‌లో దాచిపెట్టుకుంటాను అని చెప్పేసనన్నావ్.
అవును. అవును.
ఆ! ఏంటా సంబంధం ఎలా కుదిరిందసలకి?
అంటే, అదేమి లేదు. అది ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇంటర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు పరిచయం అయిందన్నమాట ఒక అమ్మాయి. నా ముందు నా ముందు అమ్మాయి. ఆ! నాకేమో ఈ అం మ్యాథ్స్ ఎగ్జామ్స్ అంటే, అసలు భయం. స <chuckles> అసలు చాలా ఫెయిలయిపోతానన్న అంత భయం ఉంది నాకు అసలుకు. అయో అవంటేనే చాలా భయం.
అబ్బా! ఇంటర్‌లోనే. ఆహా! టాన్ 45 ఎంత?
ఆ!
టాన్ 45 ఎంత?
టాన్ ఫార్టి ఫైవా?
అంటే, ఇక్కడ నీకు మాథ్స్ రాదన్నావ్ కదా! నాకు రాదు వాస్తవంగ. అందుకని చెప్పేసి. సరిపోయింది. హా!
ఆ! 30 డిగ్రీసా? అయ్యా! ఛా! పరువు పోయిందిగా. <chuckles> అంటే, మీరు సడెన్‌గా అడిగితే. ఈ మధ్య బిగ్ బాస్‌లో రీతూ‌నేమో మాథ్స్ అడిగారంట. వన్ టూ‌స్ ఆర్ ఎంత? టూ త్రీ‌స్ ఆర్ ఎంత? అది కూడా చెప్పలేని సిట్యుయేషన్‌లో ఆమ. నన్ను అడిగిన కూడా చెప్పలేను. అనవసరంగా నా పరువు పోద్దేమో ఎప్పుడన్నా బిగ్ బాస్ పోతే. <chuckles>
<laughs> ఆ! <laughs> మరి ఇప్పుడు మాథ్స్ అనేది ఆ అమ్మాయ్ దాంట్లో చూసి కాపీ కొట్టావా? నువ్వు ఎదురు?
అంతే అమ్మాయిని ఓపెన్‌గా చెప్పేసా, "ఆహ్, నాకు ఏమి రాదు ప్లీజ్ కొద్దిగా హెల్ప్ చేస్తే, నీ పటానికి పూజ చేసుకుంటాను పాసైతే అని చెప్పి అన్నా. మరి ఫ్
అంతే. అందుకని చెప్పే‌సని ఫోటో ఇచ్చింది అన్నమాట తను నీకు. ప పటం ఎందుకు నా ఫోటో ఇస్తాను సెల్ఫీ తీసుకో అని చెప్పే‌సనా?
ఆ! లాస్ట్ ఎక్సామ్ రోజు ఇచ్చింది అన్నమాట. అది నాకు బాగా గుర్తుండిపోయింది మంచి మెమరబుల్ మూవ్మెంట్సోచ్చాయి ఆ ఎగ్జామ్స్ టైమ్‌లో. అంటే త‌ను
హ్మ్. అది. మరి ఎలా కుదిరింది ఆ తర్వాత? ఆ అమ్మాయి తోటి ఏమన్నా రిలేషన్ అనేది ఏమన్నా కంటిన్యూ చేసావా లేకపోతే ఎలాగా?
అంటే ఒక గుడ్ ఆహ్, అంటే లవ్ లాంటి దాన్ని కాదు గాని కాని, కాదు గాని అం‌తే ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్. ఎందుకో ఒక స్పెషాలిటీ ఉంది. ఆ అమ్మాయి అంటే, నేను ఒక స్పెషల్ కేర్ చూపిస్తాను. ఒక నా ఫ్రెండ్సా ఆ అమ్మాయా మొదట అంటే కాస్త ఆ అమ్మాయి దగ్గరికే చెప్తాను కూడా. "అరె! మీరు ఎప్పు‌డు ఉంటా‌ర్రా ఆ అమ్మాయి పిలవక పిలవ‌క పిలిస్తే పోవాలి కదరా" అంట. ఇలాగ వోల్ని కవర్ చేసినట్టు వోల్ని లేపినట్టే లేపి ఇంకా అలా వెళ్ళిపోతా ఉండేవాడిని అన్నమాట.
ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్. ఫ్రెండ్లీ రిలేషన్. హుహు. అవునా! ఓకే. బాగుంది చక్కగా. మరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళతోటి ఎక్కడికన్నా వెళ్ళినా గాని, ఏదైనా చేసినా గాని ఈ ఫోన్‌లో వీడియో కాలింగ్ అనేది యా ఆప్షన్ అనేదోచ్చేసేసరికి నువ్వు ఎక్కడికెళ్ళినా గాని మీ ఇంట్లో వాళ్ళకి నీ పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవును కదా?
నా అవును. అవును. అవును. అవును. ఇదైతే మాత్రం
మరి ఇదనేది రావటం వల్ల నీకు ఎలా ఉంది? నీ సంబంధాలు అనేయి ఎలా మెరుగుపడినాయి?
ఆ! ఆ! కొన్ని విషయాల్లో మాత్రం ఫోన్ వల్ల నాకు చాలా దగ్గర సంబంధాలే ఏర్పడ్డాయి. అంటే అదీ ఇందాక మీరన్నట్లు ఆహ్, ఒక ఫోటో ద్వారా అనొచ్చు లేకపోతే ఒక వీడియో కాల్. ఇది కూడా చాలా చక్కటి ఆప్షనె. మనకు ఒకప్పుడు చూస్తే ఒక కీప్యాడ్ ఫోన్‌లో ఫోన్ చేసి, "ఏమైంది? ఎలా జరుగుతుంది?" ఆహ్, ఇలా మాట్లాడుతుంటే జస్ట్ ఒక మాటల కన్వర్జేషన్ అర్థమయ్యేదే గాని వాళ్ళు ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ మనకు తెలీదు. చూడలేము. ఒ ఒకవేళ తెలియాలి అంటే మళ్ళీ మనము ఆ ఒక ఇంటికి ఎళ్తే తప్పితే, అంటే ఇప్పుడు నేను ఆహ్, ఫస్ట్ టైమ్ ఒక జాబ్ పర్పస్ మీద నేను చెన్నైకెళ్ళిపోయానన్నమాట మా ఊరు నుండి. సో, భాషగాని భాష ప్రాంతానికి ఎళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వడానికి ట్రై జేస్తా ఉన్నాను. జాబ్ వచ్చింది కాబట్టి ఎళ్ళాను. యాక్చువల్‌గా నాకు, నాకు మొదటి నుండి కూడా ఒక కొత్త ప్రదేశానికి ఎళ్లి కెరియర్ స్టార్ట్ చేయాలి అన్న ఒక ప్లానింగ్ ఉండేది. ఆహ్, తెలుగు
ఎలాంటియి? అవునా? ఓకే. తెలియదు అసలకే అవును వాస్తవం. హుహు. ఓకే. బావుంది. అబ్బా! ఎంత మంచి ఆలోచన అసలుకు నీకు?
తెలుగోళ్లతో ఇప్పడు దాకా ఏమి ఉన్నాయ్ ఉన్నదే కదా కొత్తగా ట్రై చేద్దాం. అంటే జీవితం స్కూలు, కాలేజ్ అంటే ఇది ఎప్పుడు రొటీన్‌గా ఉండేది. ఇప్పుడు ఎలా అయితే ఒక జాబ్ కెరియర్ స్టార్ట్ చేస్తున్నామో అలాగే మన ఓక లైఫ్ స్టైల్ కూడా మారద్దాం చిన్నగా. మన ఒక
అందుకని చెప్పేసి అని తెలుగోళ్ళకు దూరంగా ఎళ్ళిపోదాం అనుకున్నావా?
అంటే ఎళ్ళిపోదాం అంటే స్టార్ట్ చేద్దాం అనే అనుకున్నా. ఎలా అవుద్ది అని చెప్పి నాకు తెలియదు గదా! అంటే 'మనం ఎంత దూరం పోయినా కూడా తిరిగి అమ్మ దగ్గరికే వచ్చినట్టు', ఒకవేళ మనం ఎన్ని బయట రాష్ట్రాలు, దేశాలుగ పోయినా గూడా లాస్ట్‌కి రావాల్సింది ఈడకే. మనం ఇక్కడే ఆహ్, ఇక్కడే పుట్టాం ఇక్కడే లాస్ట్‌కి కలవాల్సింది కూడా ఇక్కడే. సో, ఈ మధ్యలో ఎన్నెన్నో తిరిగితే ఏమవుద్దిలే అన్నట్టు ఒక ఫీలింగ్‌తో అనుకున్నాను. అంటే మనకు ఎంత తెలివోచ్చినా కూడా ప్రయోజ అన్ ఇక్కడే చూపించాల్సింది కూడా లాస్ట్‌కి మన మన ఇంటి దగ్గరే చూపిస్తాం, మనం ఉన్న రాష్ట్రంలోనే చూపిస్తాం అనుకోండి. అదంతా ఓకే. బట్ నేనక్కడికెళ్ళాక మాత్రం ఎక్కువ లోన్లీ‌గా ఫీలైపోయాను. అంటే అందరూ మనం అనుకున్నట్లు ఉండరు గదా! అందరూ మనలాగా మనం మాట్లాడినట్టు మాట్లాడాలి
అంతేలే. అంతే, అంతే. ఖచ్చితంగాను. అవును. వాస్తవం నువ్వు చెప్పింది మాత్రం. అవును. హుహు. వాస్తవం. ఖచ్చితంగా. ఖచ్చితంగా నువ్వు చెప్పింది మాత్రం. అవును వాస్తవం.
నేను అంటే నాకు ఈ పక్క రాష్ట్రాలందరూ అంతేనా లేకపోతే పర్టిక్యులర్‌గా ఈ తమిళనాడోళ్ళు ఇలాగా ఉంటారా? అన్న విషయం నాకు తెలీదు గానీ, ఆహ్, 100లో 70% మంది చాలా వరకు ఆహ్, చాలా నెగటివిటీగా ఉండేవాళ్ళు. అంటే మనుషుల్ని చాలా దూరంగా మాట్లాడుతూ ఇలా ఇలా మాట్లాడే వాళ్ళనే నేను ఎక్కువగా ఆటు చూశాను. చాలా తక్కువ అంటే
హుహు. అంటే ఇక్కడ ఎలాంటి అంటే ఏమేం మాటలు వచ్చినాయి అనమాట నీకు?
ఇప్పుడు మనం సాధారణంగా చూస్తాం. ఇప్పుడు మనోళ్ళే, ఇప్పుడు రీసెంట్‌గా ఆహ్, 'కేరాంప్' అనే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆహ్, 'కిరణ్ అబ్బవరం' అన్నాడు. మనోళ్ళూ ఆహ్, మనోళ్ళు పక్కనోళ్ళని చాలా బాగా ఆదరిస్తున్నారూ. ఇప్పుడు సినిమా పేరు 'డ్యూడ్' అనే సినిమా ఆయనతో పాటే రిలీజ్ అయింది. ఆహ్, ఆ సినిమానేమో మనోళ్లు 100,00,00,000 వచ్చేలాగా రేంజ్‌లో చూసారు. అంటే బాగ చూసారు. ఫస్ట్ ప్రయారిటీ ఆయనకే ఇచ్చేసారు అసలక. 'ప్రదీప్ రంగనాథన్' అనే ఒకా తమిళ్ హీరోకి ఇచ్చేసాడు. మనోళ్ళని తర్వాత పెట్టారు అంటే మనోళ్ళ ప్రయారిటీని వెనకాలేసుకున్నారు. ఆ తర్వాత 'తెలుసు కదా' అనే ఆహ్, టిల్లు అంటుంటాం కదా, మనం 'జొన్నలగడ్డ' ఆయనా ఆ!
హుహు. ఓకే. హ్మ్. అవును. అదే కదా! ఆ! టిల్లు గారు ఆయన ఆగు జొ 'సిద్దు జొన్నలగడ్డ.'
ఆ! 'సిద్దు జొన్నలగడ్డ' సినిమా వచ్చింది. దాంట్లో ఏమి ఇద్దరు హీరోయిన్‌లు మంచి సినిమా, మంచి కథ తర్వాత 'కేరాంప్' అది భలే ఉంది. కానీ ఈ 2 కాదని చెప్పి మనం ఆ! ఒక 'డూడ్' సినిమానే 100,00,00,000 వచ్చే రేంజ్‌లో మనోళ్ళు కూడా దాదాపు ఒక 40,00,00,000 వచ్చే రేంజ్‌లో మనోళ్లే తెలుగువాళ్లే డబ్బులు పెట్టారు దాని మీద ఆడియన్స్.
అంటే, ఏంటి ఇక్కడ నువ్వు చెప్పాదల్చుకుందీ మనోళ్ళూ పరభ్రషా పరభ్రష అంటే దూరపు కొండలు నునుపు అన్నట్టుగా నీకు అనిపిస్తా ఉందన్నమాట. నీకు అలానే అనిపించింది ఇక్కడా?
నేనే అంటే అట్లనే ఆ! అట్లనే అనిపిచింది కానీ ఏందంటే, మనోళ్ళు కంటెంట్ చూస్తారు కానీ మనుషుల్నీ చూడరు. అంటే మన ఇంట్లో వాడైనా కూడా, ఈడు కరెక్ట్‌గా ఉంటేనే సపోర్ట్ చేస్తారు లేకపోతే చేయరు. వాళ్ళట్ట కాదు.
వాస్తవంగా మరి? వాస్తవంగా?
ఆ! వాళ్ళట్ట కాదు! వాళ్ళు వాళ్ళింట్లో వాళ్ళు ఎంతా బ్యాడ్ బిహేవియర్ ఉన్నా, ఏమున్నా గాని వాళ్ళకి వాళ్ళోడే గొప్ప.
మరీ, మరీ ఇప్పుడు బావుంది అది నువ్వు చెప్పింది మాత్రం. మరిప్పుడూ ఈ ఫోన్‌లు అంటే ఈ ఆన్‌లైన్ కానీ, ఇట్లాంటీ సోషల్ మీడియా కానీ ఇయన్నీ రావటం వల్ల కొత్త మిత్రుల్ని ఎవరినైనా పట్టుకున్నావా నువ్వు?
అవును. హ్మ్. పట్టుకున్నారు. ఈ ఈ ఒక్క విషయంలో ఎలాగైతే ఈ వీడియో కాల్ ద్వారా మా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ అన్నీ చూస్తున్నప్పుడు నాకు చాలా దగ్గరగా ఫీల్ అయ్యి ఆ చెన్నైలో ఒక లోన్లీనెస్‌ని పోగొట్టుకున్నాను చాలా వరకు ఈ ఫోన్ వల్లే నేను ఇంట్లో వాళ్ళతో దగ్గరగా ఉండగలిగేను.
ఎవరాళ్ళు? హుహు. అంటే ఇంట్లో అమ్మ వాళ్ళతోటి దగ్గరగా మాట్లాడడం ఇంకా నీ సంబంధాలనేవి ఇంకా గట్టిగా పెరిగి ఉంటాయే?
ఆ! అంటే గట్టిగా పెరిగాయి. అందులో నాకు దూరంగా ఉన్నాను అనే ఒక ఫీలింగ్ రాలేదన్నమాట. ప్రతి రోజు కూడా వాళ్ళతో మాట్లాడుతూ దగ్గరగా ఉన్నట్లే అలాగే ఫీల్ అవుతూ ఒకవేళ ఏమన్నా దూ
అదే కదా! అమ్మ ఎప్పుడు పక్కనే ఉందనిపించింది నీకైతే.
ఆ! ఒకవేళ దూరంగా అనిపిస్తే ఆ వీకెండ్ అప్పుడు పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చేయడం మళ్ళీ ఎళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉండేవాడినన్నమాట. ఇదంతా సాధారణంగా నాకు కామన్‌గా ఉంది. ఇంకా మళ్ళీ ఫ్రెండ్షిప్‌కొచ్చేసరికి ఆన్‍లైన్‍లో మరి ఇంక నేను చెన్నైకి వెళ్ళిపోయాను కదా! మనకు మాకేందంటే అక్కడ అప్పుడప్పుడు ఈ కంపెనీలో ఏం చెప్పారంటే ఆహ్ కొన్ని యాప్స్ గురించి చెప్పారు. ఈ యొక్క టిండర్ అని చెప్పి తర్వాత ఫ్రెండ్ ఫ్రెండ్ కరో
హుహు. ఓకె. ఓకె. ఓకె. ఇవన్నీ కూడా చెప్పారన్నమాట మొత్తం అంతా నీకు.
ఆ! మా సీనియర్స్ చెప్పారు. "అరేయ్! ఇవన్నీ ఇంస్టాల్ చేసుకోవాలి ఆఫీస్‌లకి వస్తే. ఇక్కడ పరిచయాలు కొన్ని పెరగతాయి" అని చెప్పి అన్నారు. ఎటువంటి పరిచయాలు అన్న అంటే, "పెరుగుతాయిలే నువ్వే చూస్తూ. మేము అలాగే వచ్చినాళ్ళంలే తెలుసుకుంటావులే" అన్నారు. కానీ కానీ అక్కడ ఏందంటే ఎక్కువగా అబ్బాయిలు వచ్చి అమ్మాయిల మీద ఇంటరెస్ట్‌తో అలా చేసుకుంటూ వచ్చిరు. నాకు 2 ప్ర 2 విధాలుగాను యూజ్ అయింది. కొన్ని ఏందంటే నాకు కొత్త ఆ! కొన్ని ఏందంటే ఒక కొత్త పరిచయం అంటే ఆహ్, ఒక తెలియని తమిళోళ్లతోను నాకు ఒక ఫ్రెండ్షిప్‌జోన్‌లాగా ఏర్పడింది. అంటే మన సర్కిల్‌లో ఉన్నోళ్ళని అది ఎక్కువగా చూపిస్తుంది.
చాలా చక్కగా ఉంది. 2 విధాలుగా యూస్ అయింది. కానీ, కానీ, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. అంటే నువ్వు ఇంతకు ముందల ఐదో తరగతిలో ఫోన్‌లు అనేది వాడలేదు. ఐదో తరగతి వరకు ఫోన్‌లనేది వాడలేదు.
హ్మ్. అవును.
ఐదో తరగతి నుంచి నువ్వు ఇంతకు ముందల ఫోన్‌లు వాడనప్పుడు దాకా ఎలా అనిపిచ్చింది నీకు ఇదంతా కూడాను? ఏం మారింది అనిపిచ్చింది నీకైతే?
హ్మ్. చాలా వరుకూ మనుషులు యొక్క ఆలోచనలు గూడా మారిపొయ్యాయి ఫోన్ వల్ల. అంటే అంతకు ముందు, అంతకు ముందు వరుకు ఏదన్నా ఒక ప్రశ్న ఒక డౌట్ వచ్చింది అనుకుంటే, లైబ్రరీకి ఎళ్తాం లేపోతే మన పెద్దవాళ్ళని అడగడం గానీ లేపోతే టీచర్‌లని అడగడం గానీ, పక్కనున్నోళ్ళు ఎవరినైనా కూడా ఒకా ఆహ్, అడిగితే తప్పేంటి ఇలాంటివి అనుకోకుండా అన్నా నాకు యో డౌట్ వస్తందన్నా చెప్పన్నా అంటే ఇలా ధైర్యంగా అడగడం మొదలుపెడతా వచ్చేశాం. ఇప్పుడు ఆ తర్వాత ఏందో ఒక ఫోన్ వచ్చేశాక దాంట్లో ఇంటర్నెట్ వచ్చాక మనమై మనం స్వయంగా ఎతుక్కోడం, మనమే మనమే జవాబులు చేసుకోడం. ఒకవేళ ఫోన్‌లో దొరకనాటివి ఏవన్నా ఉన్నాయి అనుకో అప్పుడు బో పక్కనోళ్ళని అడగాలి ఎట్టి పరిస్థితుల్లో. అప్పుడవు మనం అడిగితే
అంటే ఎలాగా? హుహు. ఖచ్చితంగాను. అవును. వాస్తవం. హుహు. ఖచ్చితంగాను. అది మాత్రం వాస్తవమే.
ఆ! కొన్ని సందర్భాల్లో ఏందంటే అలాగని మనం అడిగితే మనకు ఏవన్నా తెలీదు అనే ఫీలింగ్‌లో అయిపోతారేమో, మనల్ని తక్కువ చేస్తారేమో ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తన్నయి. ఒకప్పుడు నాకు అలాంటి ఆలోచనలే ఉండేది కాదు. చాలా ధైర్యంగా అవును నాకు రాదు. తెలీదు. ఇంత ఒప్పుకునేవాడిని. ఇప్పుడు ఒప్పుకోవాలంటే నా వల్ల అవ్వట్లేదు. నా చేతిలో ఫోన్ ఉంది. అయినా గూడా నాకు తెలీదు అంటే ఎలాగా అనడం గానీ లేపోతే ఇంకా గూడా ఈ ఫోన్ వల్ల ఏందంటే ఎక్కువుగా ఆహ్, టైమ్ అనేది స్పెండ్ చెయ్యలేకపోతన్నాం. అంటే ఫ్యామిలీ మెంబర్స్ సమ్ ఎక్కువ ఆ!
అవును. టైమ్ అనేది ఎక్కువ స్పెండ్ చెయ్యలేకపోతన్నావు వాస్తవంగా. అంటే ఎలాంటి సందర్భంలో ఎక్కువ టైమ్ స్పెండ్ చెయ్యలేపోయావు నువ్వైతే? అంటే నిద్రపొయ్యేటప్పుడు టైమ్ అనేది స్పెండ్ చెయ్యలేకపోతున్నావా పడుకోడానికి? ఫోన్‌లు ఎక్కువ చూస్తావన్నావా? అంటే పక్కన వాళ్ళతో పక్కన ఉన్నా గానీ మనుషులు వాళ్ళతోటి ఫోన్‌లో మాట్లాడడం గానీ అట్లాంటివి ఏవన్నా చేస్తావన్నావా? ఏంటి అసలు ఏం జరిగింది?
ఇప్పుడూన్ అవును. అలాంటిదే. ఖచ్చితంగ! ఇప్పుడు నేను మా ఇంట్లో గాని ఉండుంటే. నేను చెన్నైకి దూరంగా వస్తే తప్పితే నాకు ఇంటి విలువ అర్ధం కాలే. మా అమ్మతో మాట్లాడాలని గాని, మా అమ్మతో దగ్గర ఉండాలని గాని ఇయన్నీ నాకు అర్థం కాలా. ఫోన్ ఎప్పుడూ అంటే నేను మనుషుల నుండి దూరంగా వచ్చానో, అప్పుడు నాకు వాళ్ళ విలువ అర్థమైంది. లేకపోతే నేను ఏం చేసేవాడినో తెలుసా? బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాను బెడ్‌రూమ్‌లో ఫోన్ పెట్టుకొని. తలుపులు వేసేస్తాను. అమ్మ రాబాకండి, నాకు డిస్టర్బ్ చేయబాకండి" అని చెప్తాను. అయి పుట్టిన వెబ్ సీరీస్. అయి పుట్టిన సినిమాలు. ఆ! ఆ! అయి పుట్టిన గేమ్‌లు. ఫ పబ్జీలు, ఫ్రీ ఫైర్‌లు ఇయన్నీ ఆడుతూ దాంట్లోనే, నా ప్రపంచం అంతా దాంట్లోనే అనుకునే అంటే నేను ఈ అవును. ఇంట్లో
అబ్బా! అదే కదా! హుహు. దాంట్లోనే పెట్టేసుకున్నాం మొత్తం అంతా. అయ్యయ్యో! మరి ఇప్పుడు నువ్వు, మీ అమ్మ నాన్నలకి కానీ, వాళ్ళందరికీ కూడాను ఎవరితోటి మాట్లాడకుండా అలా నాలుగు గోడల మధ్యనే బ్రతికేవాడివి ఎప్పుడు చూసినా గాని.
అంతే, అంటే మాక్సిమం. అంటే ఫోన్ నేను ఒక 12 గంటలు వాడాను అనుకుంటే, దాంట్లో 10 గంటలు అలాగే ఉండేవాడిని. ఇలా ఆన్‌లైన్‌లోనే ఉంటూ, వాళ్ళతో ఉండేవాడిని. కాని నా సొంత కుటుంబంతో ఉండలేక చాలా డిస్ట్రాక్షన్ ఫీలు వచ్చేసింది. అసలు వచ్చేసింది. అన్నట్లే తర్వాత
అయ్యయ్యో! హుహు. అదేలెండి. డిప్రెషన్ అనేది వచ్చేసింది నీకు.
ఆ! నేను దూరం అయిపోతే తప్పితే, మా అమ్మానాన్నల దగ్గర నుండి అప్పుడు నా విలువ నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళ గొప్పతనం అసలు, అప్పుడు పూర్తిగా అర్థమైంది నాకు. నన్ను ఇన్ని రోజులు ఎలా చూసుకున్నారు? ఏంది. అసలు ఈ ఫోన్ వల్ల ఎంత మంచి లాభాలు ఉన్నాయో. అంత చెడు ఆహ్, వచ్చే సందర్భాలు కూడా చాలా వరకు రెండు చూసాను నేను అసలు.
అబ్బబ్బబ్బా! ఎంత చక్కగా చెప్పావు అసలకి. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి అన్నమాట అంతే విధంగా. అంటే హ్మ్. ఆహ్, నేను మొదట్లో చెప్పినట్టుగా, ఈ భార్య లేకపోయినా కానీ పక్కన ఏది మిస్ అవ్వము గాని. ఫోన్ లేకపోతే మాత్రం మిస్ అవుతున్నట్టుగా. ఈ సంభాషణ ఏదైతే, అంటే ఫోన్‌లు ఉన్నదానికి, ఫోన్‌లు ఇంతకు ముందుల అంటే దీనివల్ల ఒక పెరిగిన సంబంధాలు కానీ, దీనివల్ల ఉన్న నష్టాలు కానీ, దీనివల్ల ఉన్న లాభాలు కానీ, ఇవన్నీ కూడాను నీ జీవితంలో ఉండి, ముడిపడిన విధంగా ఎట్లా జరిగిందో ఫోన్ తోటి చాలా చక్కగా వివరించావు. నీతోటి మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. ధన్యవాదాలు.
నాకు కూడా అండి. మీతో మాట్లాడడం అనేది నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ధన్యవాదాలండి.